యోగ, ధ్యానం, ప్రాణాయామం ఇట్లాంటివన్నీ చేసిన అనుభవాలున్నాయా మీకు?
ఆ! అనుభవాలంటే చిన్నప్పటి నుంచయితే లేదు కానీ, కొంచెం పెద్దయ్యాక నేర్చుకోవడం మొదలుపెట్టాను. నేర్చుకున్నాక చేస్తున్నాను చాలా బావుంటోంది కూడా.
ఓహోహో! పెద్దయ్యాక అంటే ఎప్పటినుండండి? కాలేజ్ అప్పటినుండా? లేకపోతే ఉద్యోగం అప్పటినుండా?
అప్పుడు కూడా కాదు. ఆహ్, ఉద్యోగం కూడా కాదు. నాకు ఏమైందంటే నాకు మొదటిసారి ఆహ్, గర్భవతిగా ఉన్నప్పుడు, అస్సలు చాలా ఆడుతూ పాడుతూ అన్నట్లు అయింది అంతాను. ఆరోగ్య సమస్యలు నాకు చిన్నప్పుడు నుంచి తక్కువ.
ఆ! హ్మ్. ఆ! ఆహాహా! అంటే ఆరోగ్యం డిస్టర్బ్ అయిందా?
ఆ ఆరోగ్యం డిస్టర్బయింది. రెండోసారి ఆహ్, ఆ ప్రెగ్నెన్సీ టైమ్‌లో అప్పుడు
ఆ! ఆ! అంటే శారీరకంగానా? మానసికంగానా?
రెండూను. అంటే బాగా దగ్గరగా మనసుకి దగ్గరైన వాళ్ళని కోల్పోయాను అదే టైంలో ఇద్దరిని. ఆ! మా మేనమామొకరు. ఆ! మా అత్తయ్య గారొరనమాట. వాళ్ళు ఇద్దరికి నేనంటే చాలా ఇష్టం. ఎంతో బా చూసుకునేవారు, నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. అది కొంచెం దగ్గరలోనే ఒక నెళ్ళాళ్ళు గ్యాప్‌లోనే వాళ్ళిద్దరూ అవడంతో కొంచెం అది మనసులో పెట్టేసుకున్నాను. ఆ టైంలో అన్నీ, ఆహ్, మామూలుగా ఉన్న మనుషులకి వేరు గర్భవతులున్నప్పుడు అదింకా ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది కదా!
ఓహో! అవునా! ఆ! ఓహో! ఆ! అవునండి. అచ్చా! అవును. అవునండి. అవును. కరెక్టే. అవును. అవును.
దానివల్ల బీపీలాంటి సమస్య మొదలైింది, ఎప్పుడూ లేంది. అప్పుడు మందులవి కూడా ఎక్కువ వేసుకోకూడదంటారు కదా! దేనికీను. అది మామూలుగా జ్వరవొస్తేనే మగా జ నార్మల్ పారాసిటమాల్ తప్పితే ఏది వేసుకోవద్దంటారు.
ఓహ్! ఓహోహో! హ్మ్. అవును. అవును. అవును. హ్మ్.
అంటీబయటిక్స్ కాని అలాంటప్పుడు. అలాంటప్పుడు నాకు ఆహ్, తెలిసిన వాళ్ళు చెప్పారనమాట. నా జీవితంలో
ఆ! ఓహోహో! ఓకే. హ్మ్.
ఇలాగ యోగా చేస్తే, ప్రాణాయామం అది చేస్తే చాలా బావుంటుంది. తగ్గుతుంది బీపీ అవన్నీ కంట్రోలంటే అప్పుడు నేను
హ్మ్. అంటే అప్పుడెవరైనా టీచర్ ద్వారా చేశారా? లేకపోతే మీరు సొంతంగా జేశారా?
అంటే అప్పుడు లాక్‌డౌన్ టైంలో అలాగనమాట. అసలు బయటికెళ్ళి నేర్చుకునే పరిస్థితది లేపోయడంతో నేను ఆహ్, ఆహ్, ఆన్‌లైన్‌లోనే వీడియోస్ అవి, యూట్యూబ్ వీడియోస్ అని
ఆహా! అబ్బో! లాక్‌డౌన్ అంటే ఇంకా కష్టంగుంటది కదండీ, నాలుగు గోడల మధ్యలోనే ఉండాలి. ఎవరితో మాట్లాడకూడదు. మీరం మీరున్న స్ ఆహ్, ఆ సందర్భమంతా కొంచెం క్లిష్టమైంది.